హ్మ్. కాకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లి మళ్ళీ బ్రతిమలాడి మళ్ళీ జరిగిందంతా చెప్పుకోవాలి. ఇదంతా పెద్ద సమస్య. హ్మ్.
హ్మ్. ఆ! అంటే చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. ఇవన్నీ చేయాలి. కాబట్టి నేను ఇంక ఏంటంటే ప్రతి ఒక్క స్లిప్పు కూడా మరి జాగ్రత్తగా దాచిపెట్టేవాడిని. ఏది పోకుండా మరి ఆ రికార్డ్‌లోనే పెట్టి స్టాబా స్టాబ్లెర్‌తోని కొట్టి అప్పటికప్పుడు ఇలా చేసేవాడినన్నమాట. ఇ ఇంక జాగ్రత్తగా ఏం జేయాలంటే మరి ఒక ఇన్స్‌ట్రూమెంటుంటుందన్నమాట. ఆ ఇన్స్‌ట్రూ‌మెంట్లు ఏంటంటే హెచ్‌పిఎల్‌సి అని ఉంటదన్నమాట. అదేంటంటే అందులో మనం ఏంటంటే ఒక మనకు కావాల్సిన మిశ్రమాన్ని దానిలో కలిపినప్పుడు ఏంటంటే అది రిజల్ట్ చూపెడుతుంది. అంటే ఒక అరగంటకి హ్మ్.
హుహు. హ్మ్. ఇదంతా కెమికల్ సైడ్‌లా ఉంది కదండీ? హుహు. రసాయి రసాయనాలు.
అవునవునండి. కెమికల్స్ మేము మందులు తయారు చేస్తుంటాం. హ్మ్. మందులు తయారుచేస్తుంటాం. మనం నిత్య జీవితంలో ఉపయోగపడే మందులు ఉంటాయి గదా! వాటిని తయారు చేస్తుంటాం. సో, అవి ఏంటంటే అవి చాలా సెన్సిటివ్ ఉంటాయన్నమాట. మనం ఏదైనా తప్పు చేస్తే గనక మనకు కావాల్సిన రిజల్ట్స్ అసలు పొందలేము.
హ్మ్. అవునవును.
హ్మ్. పొందలేము. ఆ రోజంతా మళ్ళీ వేస్టే. ఆ రోజంతా మళ్ళీ వేస్టు. మళ్లీ మన మేనేజర్‌కి చెప్పాలన్నమాట. "ఈ ఈ రోజు ఇలా అయింది. ఇక్కడ ఇలా అయిపోయింది" అనంటే తను కూడా మళ్ళీ "రే రేపు ఇదే చెయ్యి" అంటాడు. <chuckles> మళ్ళీ అదే పని మళ్ళీ రేపు జెయ్యాలి.
పొందలేము. అది వాడిన ఇబ్బందులు అవును. చాలా ఇబ్బంది. ఇంక ఇన్ని ఇబ్బందుల వల్ల ఇంక మీరు ఉద్యోగం మారిపోతేనే బెటర్ అని నిర్ణయించుకున్నారన్నమాట.
హ్మ్. అవును. హ్మ్. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక ఒక అతను అనమాట, అతను ఏం చేసాడంటే, నేను చెప్పినట్టు హెచ్‌పిఎల్‌సి అనే ఒక ఆహ్, మెషిన్‌లో కాలమ్స్ అనేవి ఉంటాయి. ఆ కాలమ్స్ ఏంటంటే హ్మ్, ప్రతి ఒక్క డ్రగ్‌కి ఒక్కొక్క కాలమ్ ఉంటుందన్నమాట. అంటే మన డ్రగ్‌ని మా బట్టి ఆ కాలమ్ సైజ్ అనేది ఉంటుంది. ఆ కాలమ్‌లో కూడా హ్మ్, హ్మ్. ఇప్పుడు చెప్పాలంటే మన వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఇంట్లో వాటర్ ఫిల్టర్స్‌లో ఎలా ఉంటాయి ఫిల్టర్స్? కింద నుంచి వాటర్ వెళ్లి పైన
హ్మ్. ఓకే. అందులోని రాస్తూ ఉండాలా? ఏ కాలమ్‌కి ఆ కాలమ్‌ రాస్తూ. అవునవును. అవును పైపుల ద్వారా... సరఫరా అవుతుంది.